ఓహో! కంగ్రాచులేషన్సండి. అంటే మీరు దాని నుంచీ ఉంటే, ప్రస్తుతం చేసిన తప్పు నుంచి రెక్టిఫై జేసుకొని, అలాగే మీ సారు కొషన్‌ల దగ్గర నుంచి కూడా, అంటే, ఆన్సర్లు వాళ్ళు వాళ్ళని కొషన్ జేసి చాలా బా స్ కంగ్రాచులేషన్సండి. అంటే, ఇటు ఇటువంటి ఎలా జేశారండీ అదీ? అంటే, మీరు ఇప్పుడు వీటన్నిటి తప్పులు నుంచి నేర్చుకొని దానిలో ఎలా అంటే, దాంట్లో ఏబ్ ఏవంటి ఎటువంటి తప్పులెదురుకున్నారు? అలాగే, దాంట్లో ఎలా రెక్టిఫై జెయగలిగారండి?
సరే. హ్మ్. అవును. అవును. అవును. ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ డౌటొచ్చినప్పుడు మేము మాలో ఆగిపోయామనమాట. అంటే, మేం చెయ్యలేము, మా వల్ల కాదు, ఇంక సార్ వాళ్ళని కొషన్సడగాలంటే, ఎందుకు వాళ్ళని క్వెషన్సడగటము అన్న ఒకటి ఆలోచిచ్చుకోని ఆగిపోయాము క్వెషన్సడగకుండా, ఏం చెయకుండా. ఇక్కడేంటంటే, నెక్స్ట్ టైమ్ ఏ డౌటున్నా సరే ఓపెన్‌గా మేం సార్ వాళ్ళనడిగాము. "సార్, కొంచెమిక్కడ డౌటుంది, దీన్ని రెక్టిఫై చేస్తారా?" అంటే, ఒకళ్ళ దగ్గర సహాయం తీసుకున్నాము. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, టీమ్ వర్క్. లాస్ట్ టైమేంటంటే, నేను మా ఫ్రెండ్, ఒక ఇద్దరు వర్క్ చేసి, ఇంకో ఇద్దరేమో ఫోన్లు జూసుకుంట, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటా కూర్చున్నారు మోస్ట్‌లీ. ఇలా చాలా అంటే టీమ్ వర్కనేది చాలా ఇంపార్టెంటండి. ఎందుకంటే, ఇప్పుడు ఒక పని జేసేసి తె వెంటనే ఇప్పుడు చాలా స్టెప్ బై స్టెప్పుంటది. ఫస్ట్ స్టెప్ సగము, సెకండ్ స్టెప్ సగము, అన్నీ సగం సగం చేసుకుంటా ఉంటారు ఇద్దరే అయితే. అదే
ఆ! ఆ! ఓకే. ఆహా! ఓకే. అయ్యయ్యో! <giggles> ఆ! అవునండి. అయితే, అంటే, కంప్లీట్‌గా ఇలా ఫోన్లు జూసుకోటమే ఉంటున్నారండి? లేదంటే, ఎంతో కొంత హెల్ప్ చేసేవాళ్ళా వాళ్ళు కూడా మీకు?
అంటే, చేసేవాళ్ళండి. చెయ్యరు అని చెప్పట్లేదు గానీ, సరిగ్గా కాన్సంట్రేట్ పెట్టకుండా కాన్సంట్రేషన్ చెయకుండా, అటు ఫోన్ జూసి, ఇటు వర్క్ జేస్తూ, చాలా మిస్టేక్సనేది చేశారు. వాళ్ళ వల్ల చాలా లేటయిందనమాట. సో, ఇది మళ్ళీ రిపీట్ చెయకుండా ఉండాలంటే, మేం ఫిక్సయ్యాము. టీమ్ వర్కనేది చేద్దాము, ఇవ్ సో, ఎవరికైనా రెస్ట్ కావాలి అంటే, ఆ వర్కక్కడతో ఆపేసి, ఇంకొక దాని మీద ఫోకస్ పెట్టండి. లైక్ మీరు కొద్దిసేపు రి రిలాక్సవ్వాలంటే కొంచేపు ఫోన్ చూసుకోండి. అలా అని చెప్పి డివైడ్ చేసుకున్నామనమాట. సో, ఈ డివైడ్ చేసుకోడం వల్ల ఏంటంటే, మా వర్కనేది ఆహ్, ఎఫీషియంట్‌గా అయిపోయింది ఎలాంటి ఎర్రర్స్ లేకుండా. టీమ్ వర్కంతా అయింది.
ఓకే. ఓహో! అదేలెండి. ఓకే. అంతే గదండీ! ఓకే. ఓకే. టీమ్ వర్కనేది ఇలా గ్రూప్‌గా కంప్లీట్ చెయటం వల్ల కొద్దిగా పాజిబులయిందంటారాండి. అయితే, కొన్...
యాహ్! టీమ్ వర్తడగటము. అవును. ఆ! టీమ్ వర్కొకటి. హ్మ్. సార్స్ వాళ్ళ దాకెళ్ళి
కొన్ని సందర్భాల్లో ఇక్కడ గూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటయండి. వాటినెలా రెక్టిఫై జెయగలిగారు? అంటంటే, కొంతమంది ఇప్పుడు మీరన్నట్టుగా మీ టీమ్‌మెట్స్ ఇలా కొంచెం విశ్రాంతి తీసుకోటం గానివ్వండి, లేదంటే ఫోన్లు జూసుకోటం గానీ, ఇలాంటీ మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. అంటే, వాటినెలా రెక్టిఫై జేసేవాళ్ళండి? అంటే, వాళ్ళ వర్క్ కూడా మిగిలిపోయేది గదండీ! మీ మీదే బర్డెన్, ఇంకొంచెం బర్డెన్ బడేది గదా!
అవును. అంటే మేము హ్మ్. అవును. ఖచ్చితంగా! హ్మ్. ఆ ముందు వల్ల అది కూగొక ప్రాబ్లమయ్యేది, కానీ దాని తర్వాత బాగా ఫిక్సయ్యామనమాట. అంటే, ఏవ్ అందరము కలిసి చేద్దాము. మనం ముందు దాంట్లో ఎ సాధిచ్చలేకపోయాము. మనం ఎంత ప్రయత్నించాము కానీ, సర్‌ని అడగకుండా, ఎందుకడగాలి అన్న ఒక ఆ మాటతో మనమాగిపొయ్యి అలా ముందుకి వెళ్ళలేకపోయాము. ఈసారి ఎలా అయినా సరే! మనం గెలవాలి ఖచ్చితంగా అని చెప్పి మాలో మేమే అనుకున్నాం. ఖచ్చితంగా గెలవాలి, టాప్‌లో రావాలి ఎలా అయినా సరే! ఇప్పుడు చేసిన మిస్టేక్సనేవి అస్సలు మళ్ళీ రిపీట్ చెయకూడదు అని చెప్పి, మా మిస్టేక్సన్నీ నోట్ డౌన్స్ చేసుకున్నానమాట ఎక్కడ మిస్టేక్ చేశాము అని జెప్పి. సో, ఆ మిస్టేక్సన్నీ మళ్ళీ రిపీట్ చెయ్యకుండా ఉండాలనీ, సో, అలానే ఫాలో. అయ్యామెగ్జాక్ట్‌గా. సో, అలానే టాప్‌లో ఒచ్చామనమాట, చేసిన తప్పును మళ్ళీ రిపీట్ చెయకుండా.
ఓకే. అవును. అవునండి. ఓహో! ఓకే. మంచి పనండది.